అది అమ్మోలూ అయ్యోలు.
ఆ! ఆ! అదే స్టార్టింగ్‌లో వస్తది అదే కదండీ నేను చూసానండి.
ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు హోహోహో. మన చేతుల్లోనే లేదా రిమోటు కంట్రో‌లూ. ఇట్టే మార్చేద్దామా ఏడుపుగొట్టు ప్రోగ్రామ్‌లు. వార్తల్లో హెడ్‌లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు. అయోడీన్‌తో అయిపోదా గాయాలే మనకు గండాలు.
హా! విన్నానండి నేను. హా! అబ్బబ్బబ్బా! అసలు బా భలే పాడుతున్నారండి బాబు. <chuckles>
హలో! హౌ డూ యూ <chuckles> డూ! అని చెప్పేసి ఈ పాట అంటుంది.
అబ్బబ్బా! అసలు చాలా నిజం. నిజమండి అసలు చాలా అంటే చాలా బాగా పాడుతున్నారసలు. మీరు సింగరవ్వాల్సిందండి నిజంగా. అంత బాగా పాడుతున్నారు నిజంగా. అసలయినా లేదులెండి. అంటే చాలామందేంటి లిరిక్స్ గుర్తుండవు. స్టార్టింగో పాట నార్మల్‌దో స్టార్టింగో ఒక 2 లైన్లు గుర్తుంటాయి. మీరై మీకైతే మొత్తం అన్నీ గుర్తున్నట్టున్నాయి. వరుసగా పాడేస్తూనే ఉన్నారు మీరు.
ఆ! అంత లేదండి. అలా ఏమీ లేదు. నాకు నాకు నిజం చెప్పాలి అంటే గనుక అండి, ఇది చెప్పాలి అంటే ఒక లైఫ్‌లో జరిగే కష్టాల గురించి అండి ఈ పాట, దాని అర్థం. అది మనల్ని నా కాలర్ రింగ్ టోన్ కూడా అదే చెప్పాలి అంటే. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆహ్, ఒక నేను ఆ పాట విన్నప్పుడైనా సరే, లేదు అంటే గనుక నేనా సీరియల్ చూస్తున్నప్పుడు కూడా ఎన్ని సార్లు రిపీటెడ్‌గా చూసుంటానో ఆ సీరియల్‌లో ఆహ్, ఎపిసోడ్సు. ఒక 250 ఉంటాయి మనకి అందులో ఎపిసోడ్సు. అంటే మనకి కొన్ని సీరియల్స్ ఉంటాయండి సాగ తీస్తారు, 1000 ఎపిసోడ్‌లు, 15 ఎపిసోడ్‌లు, 1500 ఎపిసోడ్.
ఆ! అండి. అదేలెండి నిజమే. ఓకే. ఆహా! ఆహా! అవునులెండి నిజమే.
దాంట్లో ఉన్న మీనింగ్ కంటే కూడా వీటిల్లో ఉండే ఈస్ ఈ సీరియల్‌లో ఉన్న అర్థాలు కానీ అందులో చెప్పే ప్రతీది బావుంటుందండి. ఆ పాటల్లో కా అంటే దీంట్లో ఒకటే పాటుంటుంది. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టమండి.
అవునండి.